జీవితంలో మనకి బాధ్యతలు, పని ఒత్తిడి, ఇంకా మనకి మనమున్న డైలీ లైఫ్ అనుకోచ్చు, కాల ప్రభావం అనుకోవచ్చు ఎంతో ఇష్టమైన హాబీలు కూడా క్రమక్రమంగా దూరమైపోతాయి. పాత హాబీలు అయిపోతయి, మరుగున పడిపోతాయి. ఒకప్పుడు మనకి బాగా ఆనందం ఇచ్చిన పని కూడా తర్వాత టైం లేదు ఇప్పుడు నాకు, ఆ! తర్వాత చూద్దాంలే, అనే కారణంతో మూలకెళ్ళిపోతది. అయితే, ఒకప్పుడు నీకు చాలా ఇష్టమైన హాబీ ఏంటి?
హ్మ్. అవును. హ్మ్, హ్మ్. సింగింగ్ అనమాట. చిన్నప్పటినుంచి అదే ఉండే హాబీ యాక్చువల్‌గ. ఎలా అంటే, ఇది <smacks lips> మాకె మా ఇంట్లో అంతా సాయిబాబా భక్తులు అనమాట. సో ప్రతి గుడు గురువారం అనేది గుడికి ఎళ్ళేవాళ్ళు అక్కడ ఏంటి అంటే ఏం లేదన్నా, <smacks lips> ఆహ్, అక్కడ మాచ్ మా చేత పాటలు పాడించేవారనమాట. వాళ్ళ అంటే, దానికి సంబంధించి కొన్ని ఉంటాయి పాటలు భజన పాటలు అన్నట్టు అవి
ఓకె. ఆహా! అవును సాయిబాబా హారతి అన్నట్టుంటది.
ఆ హారతి కానీ, అభిషేకం కొన్ని ఉంటాయి అనమాట. సో అవి నేర్పించేవాళ్ళు అండ్ మేము చ్ మేము పాడేవాళ్ళం అనమాట. చాలామంది ఉంటారు అందరి ముందు పాడేవాళ్ళం అనమాట. ఇలా దీనివల్ల నాకి కలిగిన లాభం ఏంటంటే, ఈ స్టేజ్ ఫియర్ కానీ, ఇది లేదు అండ్ ఎంత ముందైనా సరే ఆహ్, ధైర్యంగా మాట్లాడగలననమాట. అది ఏ విషయమైనా సరే, ఇవి 2 బెనిఫిట్స్ అనేవి వచ్చాయి. హ్మ్.
ఓకె. ఆహా! అది అది ప్లస్సయ్యిందన్నమాట నీకు.
యాహ్! యాహ్! అది ప్లస్సయింది అండ్ ఇంకా అప్పటినుంచి నాకి ఈ మూవీస్‌లో సాంగ్సొస్తాయి చూడు, ఇవన్నీ బాగా వినేదాన్ననమాట. అప్పట్లో ఎలా ఉండేదంటే, ఏ సాంగ్ విన్నా సరే, ఆ ట్యూన్‌తో సహా, లిరిక్స్‌తో సహా బాగా గుర్తుండేది. ఈవెన్ ఒకసారి విన్నా కూడా. అ అప్పట్లో చిన్నతనం కదా సో, బాగా వినేదాన్ని. బాగా గుర్తుంటుండే. బటెప్పుడైతే ఇట్లా హైయర్ ఆహ్, అదే <smacks lips> ఎడ్యుకేషననేది పెరగడం వల్ల, లైక్ దాని తర్వాత, మళ్ళీ కెరీర్ పరంగా బిజీ అవ్వడం వల్ల, ఏమైందంటే వినడానికి కూడా టైమనేది లేకుండా ఉండే అనమాట.
అవును. టైమనేది లేకుండా బిజీ అయిపోవడం జరిగిందన్నమాట.
యాహ్! ఇంగ దాని తర్వాత మళ్ళీ ఇంకా ఎప్పుడైతే ఈ స్టడీసయిపోయాక, మళ్ళీ కెరీర్‌లో కొంచెం సెట్టయ్యాక, కొంచెం ఏం లేదన్నా టైం దొరుకుతుంది కదా. టైం దొరక్కపోయినా మనం ఏదో ఒక రోజు స్ట్రెస్‌లో కానీ, లోలో కానీ ఉంటాం. సో, మళ్ళీ అలాంటప్పుడు నాకు ఈ హాబీ అనేది మళ్ళీ గుర్తుకొచ్చిందనమాట. ఒకప్పుడు నేను హ్యాపీగా ఉండడానికి ఇదే కదా కారణం. సో, ఇప్పుడు కూడా ఇదే అన్నట్టు, మళ్ళీ నాకు గుర్తొచ్చి నేను వినడం వల్ల, ఆ లో నుంచి యాక్టివవ్వడం కానీ, సాడ్ నుంచి మళ్ళీ హ్యాపీగా ఫీలవ్వడం గానీ, ఇవన్నీ జరిగాయనమాట. కాకపోతె
అవును. ఓకె. ఇవన్నీ జరిగాయి. మంచి విషయమసలు నిజంగా చెప్పాలి అంటే.
ఆ! కాకపోతే ఓకె ఒక సవాలనేది ఎదురైంది. ఏదంటే, ఇంతకుముందు జస్టొక్కసారి వింటేనే ఆ లిరిక్స్, ట్యూను, అన్నీ గుర్తుండేవనమాట. ఇప్పుడేంటంటే, <sniffs> కొన్ని సాంగ్స్ బాగా నచ్చుంటాయి కద మనకి లిరిక్స్ కావచ్చు, ఏమన్నా. అవి రిటి రిపీటెడ్ మోడ్‌లో వింటూనే ఉంటాము. కానీ ఎవరైనా సడెన్‌గా అడి అడిగినప్పుడు అది గుర్తురాదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, పాడేటప్పుడు కూడా లిరిక్సనేవి కొన్ని మిస్ అయితా అనమాట. ఎందుకు ఇట్లా అవుతుందనేది అర్థం కావట్లేదు నాకి.
అవును. నిజమే. అవును. ఓకె. అయితే, ఆ హాబీ మీ జీవితంలో ఎప్పుడు, ఎందుకు మొదలైంది?
ఆ! అదే అనమాట చెప్పా. చిన్నప్పుడైతే అలా స్టార్టయింది కదా! మధ్యలో అయితే బిజీ అయిపోయింది. ఇంగ ఏం లేదన్నా ఆఫీస్‌లో ప్రెజరుంటాది, ఇంట్లో కూడా ఏదో ఒక ప్రెజరుంటాది. అండ్ చిన్నప్పుడు పెద్ద టెన్షన్స్ ఏం లేవనమాట. ఎప్పుడైతే ఏజ్ అనేది పెరుగుతూ ఉందో అల్ మనం లైఫ్‌లో అన్నీ నేర్చుకుంటూ ఉంటాము. లైఫ్, ఆహ్, లైఫ్‌లో మనకి లైఫు చూపించే లెసన్స్. సో అలాంటప్పుడే, మనకి నవరసాలనేవి పండుతాయనమాట. అంటే ఎమోషన్స్ అని చెప్తున్నాను నేను. సాడు, కోపము దే అలా రకరకాలుంటాయి కదా. సో, అలాంటి టైంలో వాటిని డీల్ చేయాలని సిట్ సిట్యుయేషనొచ్చిందనమాట ఒకసారి. సో, అలా ర్యాండమ్‌గా టీవీలో అలా ఇలా సాంగ్సవన్నీ వింటూ ఉన్నప్పుడు, ఒక ఒకరోజు నిజంగా డల్‌గా ఉన్నాననమాట. ర్యాండమ్‌గా టీవీలో వింటాం కదా, సో అది విన్నాక కొంచెం ఊరట లాగా, లైక్ పీస్‌గా అనిపించిందనమాట. అప్పుడు నాకీ హ్మ్, అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఏ మనకి ఒకప్పుడు గతంలో ఇట్లా ఉండేది గదా! మరి ఏంటి ఇప్పుడు ఇట్లా మర్చిపోయా అన్నట్టు నాకే ఒక క్వెశ్చన్ మార్క్ అనమాట. ఇలా కాదు అని అనుకోని, మళ్ళీ స్టార్ట్ చేద్దాము, నాకు దాని మీద ఎట్లో ఇంట్రెస్టుంది కదా అన్నట్టు. సో అలా వినడం. అలా కొన్ని, కొన్ని ప్లేసెస్‌లో పాడడం లైక్ ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే మేము ఏదైనా గ్యాదర్ చేసుకున్న ఫంక్షన్స్‌లో అలా అనమాట.
ఓకె. అవును. నిజమే. అవును. అవును. నిజమే. ఓకె. ఉపశమనంగా అనిపించింది. అవును. ఓకె. అవును. అలా పాడడం అనేది మొదలుపెట్టామనమాట.
అవునవునవును.
అయితే, మరి దాన్ని ఒదిలేసినప్పుడు నీకు తెలియని ఏదన్నా ఎంప్టీనెస్ ఎప్పుడైనా అనిపించిందా?
హ్మ్. అల్ అంటే, ఎంప్టీనెస్ ని మేబీ ఒచ్చిందేమో కానీ, దాన్ని గుర్తించలేకపోయా అనే చెప్పచ్చు. ఎందుకంటే, స్టడీసనేవెలా ఉంటాయి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకుంటాయి. ఇన్‌కేస్
ఓకే. అవును. ఫుల్లు ప్యాకయిపోతాం మొత్తం.
ఆ! లీజర్ టైమున్నా కూడా బెంచ్ మేట్సో, క్లాస్‌మేట్లో, ఎవరో ఒకరితో మాట్లాడతాము గదా! ఇంగ దాని తర్వాత లైబ్రరీ అనో, లేపోతే స్ ఆహ్, క్యాంటీన్‌కి వెళ్లడమో, లేపోతే హాస్టల్లో ఆహ్, కొంచెం రెస్ట్ తీసుకోడమో, మెస్‌లో ఫుడ్డు బాలేకపోయినా, దాని గురించి డిస్కస్ చేసుకోడమో, ఏదో ఒకటి నడుస్తుండే గాబట్టి అవీ
అవును. ఇలాగా టైమంతా గడిచిపోతూ ఉంటుంది.
ఆ! గుర్తొచ్చేది గాదనమాట నిజంగా. ఆ! దాని తర్వాతా ఆహ్, ఎప్పుడైతే ఈ ఇస్ కెరీర్ వైజ్‌గా కూడా సెట్టయ్యాక, అప్పుడు మనమొక్కరమే ఇక్కడ ఉంటాము. అప్పుడూ గుర్తుకొచ్చిందమ్మను నాకే. 'అరే, అన్నీ లో ఉన్నాయే. కొంచెం అన్నీ ఉన్నా గూడా ఏదో తెలియని వెలితే అనమాట. సో, అప్పుడు దాన్నీ ఈ సాంగ్సనేది, ఈ సాంగ్సనే హాబీ, హాబీ ఒచ్చేసి భర్తీ జేసిందని జెప్పచ్చు అది. వినడం గావచ్చు పాడటం గావచ్చు. రెండూ అనమాట.
ఓకే. అవును. భర్తీ జేసిందని జెప్పచ్చు. చాలా మంచి విషయం. ఓకే.
హ్మ్.
అయితే, ఆ హాబీ గుర్తొచ్చే క్షణాలు సాధారణంగా ఎప్పుడొచ్చాయి నీకు మళ్ళీ? అంటే, నే అయ్యో! నా హాబీని మర్చిపొయ్యాను. మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము అనని గుర్తొచ్చిన క్షణాలేంటి అసల?
అదే అనమాట మాకి నేను చేసే జాబ్ ఎలా ఉండేదంటే కొంచెం బాగా టార్గెట్స్‌తో ఉన్నదనమాట అండ్ నేను చేసి
ఓకె. స్ట్రెసనేది కల్పిచేవాళ్ళ?
ఆ! అవుననమాట. అదే కాకుండా మాకుండేదే, లైకు ఒక భోగీ అంత వర్కుంది అంటే మా పైన అధికారులు ఉంటారు గదా! వాళ్ళ వర్క్‌ని కూడా వాళ్ళు మా నెత్తిని మీద వేసేవాళ్ళు ఇది కూడా మీరే చేయాలి, మీదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు, మాకప్పుడు కోపం అవన్నీ వచ్చేది. రిజైన్ చేసి వెళ్ళిపోదామా అన్నట్టు కూడా ఉండే. కాకపోతే నా సిట్యుయేషన్ అలా లేకుండే ఏమంటే. ఏమంటే అప్పుడు నాకి మనీ అవసరం ఉండె గాబట్టి అన్నిటిని భరించి అలాగే చేయడమని <giggles> జె చె చేశా అనమాట. సో అలా భరించి భరించి ఆహ్, సడెన్‌గా టీవీలో పాటలు విన్నప్పుడు కొంచెం మోటివేషన్ సాంగ్స్ వింటాం కదా! సో, అది స్టార్టింగ్ పాయింట్. హ్మ్.
ఓకె. అవును నిజమే. చేయడం అనేది జరిగింది. ఓకె. అవును నిజమే. సో, అలాగా నీకు మోటివేషన్ అనిపించేది మోటివేటెడ్‌గా ఫీలయ్యేదానివి.
అవును.
ఓకె. అయితే మళ్ళీ మొదలుపెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు, అసలు దేనితో మళ్ళీ ఏ పాటలతో స్టార్ట్ చేసావు? అంటే చిన్నప్పుడు నువ్వు విన్న పాటలతోనేనా? లేకపోతే మళ్ళీ ఏదైనా అప్పుడు కొత్తగా ఏమున్నాయో ఆ పాటలతో స్టార్ట్ చేసావా?
ఫస్టయితే అప్పట్లో ఫస్ట్ నాకీ మోటివేషనేదైతే ఇచ్చి హ్యాపీగా గలిగించిందో దాంతోనే స్టార్ట్ జేశా అనమాట. ఇంగ మెల్లి మెల్లిగ
ఓకె. అంటే చిన్నప్పుడు పాటలతో.
ఆహా! లేదు. లేదు. అం స్ పెరిగే టైమ్
ఇప్పుడున్న ట్రె ఇప్పుడున్న మోటివేటెడ్ సాంగ్స్‌తో?
ఆ! నేను మోటివేట్ అయిన సాంగేది అంటే అప్పట్లో 'సెవెన్త్ సెన్స్‌' లో ఒక సాంగుందనమాట.
ఓకె.
ఆ! ఆ సాంగ్‌లో లాస్ట్‌కి ఒకటుంటది. 'ఎందుకంత జోడా' అనేదో సాంగు. సో, ఆ సాంగనేది కొంచెం మోటివేషననిపిచ్చింది నాకీ. సో, అది విన్నప్పుడు ఇంకా అప్పుడే నాకు తెలిసాయి అనమాట. ఇలా స్పాటిఫై యాప్స్ ఉంటాయి. జియో సావన్ అని రకరకాలుగా ఉంటాయన్నట్టు.
అవును నిజమే. ఓకె. అప్పుడు ఇంట్రడ్యూస్ అయినాయనమాట నీకీ యాప్స్ అన్నీ.
హ్మ్. <smacks lips> అవును. సో, ఇంకా అవి ఇ‌న్‌స్టా‌ల్ చేసుకోడం మళ్ళీ దాంట్లో లాగినవ్వడం. దాని తర్వాత ఫస్ట్ ఏదైతే సాంగ్ విన్నానో అవి రిపీటెడ్ మోడ్‌లో విన్నాం దాని తర్వాత ఇంకా ఎక్కువ సాంగ్స్ కూడా వినొచ్చని తెలుసుకొని మిగతావి సెర్చ్ చేసి సెర్చ్ చేసి వినేదాన్ననమాట. స్టార్టింగ్‌లో కానీ మళ్ళీ మెల్లిగా అది వాడే ఆహ్, కొద్దిగా అర్థమైంది. ప్లే లిస్టనేది ఒకటి తయారు చేసుకోవచ్చు. కొత్త పాటలే గాదు పాత పాటలు కూడా దీంట్లో ఉంటాయి. అన్నట్టర్థమైంది బిజీఎమ్స్ ఉంటాయని, అంటే సీరియల్ సాంగుంటది దేవుడికి సంబంధించిన సాంగుంటాయి అన్నీ ఉంటాయి ఓవరాల్‌గా అనేది అర్థమయింది.
ఓకె. అవును నిజమే. ఓకె. అలా మళ్ళీ మొదలుపెట్టిన తరువాత నీ మూడ్‌లో గానీ, నీ స్ట్రెస్ లెవెల్స్‌లో గాని ఏదైనా మార్పు గమనించావా?
ఆ! గమనించా. నిజంగా ఇప్పటికి ఇప్పుడు గూడా ఈ స్ట్రెస్ గానీ ఈ ప్రెజర్ గానీ ఈ లో ఫీలింగ్ కానీ ఇవన్నిటిని మార్చలేం అనమాట. ఇదొక ప్రాసెస్ లైఫ్‌లో. ప్రతి ఒక్కరు అంటే ప్రతిరోజు యాక్టివ్‌గా ఉండం. ప్రతిరోజు హ్యాపీగా ఉండలేం. ఏదోకటి మనల్ని డిస్టర్బ్ జేస్తూనే ఉంటది. కా అలాం ఆ! అలాంటి టైమ్‌లో మనం డిస్టర్బవ్వకుండా ఎలా ముందరికెళ్లాము అనేదే అనమాట పాయింటిక్కడ. సో, నేనేం జేస్తా అంటే అలా డిస్టర్బ్ అయిన ప్రతిసారి <sniffs> మ్యూజిక్కనేది వింటా అనమాట. లైకు కొంచెం మోటివేషన్ కావచ్చు, లేపోతే కొంచెం ఊపున్న సాంగ్స్ కావచ్చు కొన్ని ఫేవరెట్ సాంగ్స్ కూడా ఉంటాయి కదా! అవి విన్నా కూడా నార్మలయిపోతది మూడు. సో, అలా వినేదాన్ని ఇన్‌కేస్ ఈ పాటలు వినే పొజిషన్‌లో లేను అంటే ఇయర్ ఫోన్స్ ఉండాలి కదా! వినాలి అన్నప్పుడు అవెప్పుడైనా మర్చిపోయిన సందర్భాలుంటే రీల్స్‌లో లైక్ మీమ్స్ కానీ అలాంటివి వస్తాయి చూడు అలా కామెడీ వైజ్ కన్నా చూసుకునేదాన్ని. మెయినయితే మ్యూజిక్కే. ఇన్‌కేస్ మ్యూజిక్ చూడని పక్షంలో వేరేదేమన్నా అంటే కామెడీ చూస్తా. నార్మలయిపోతా ఫస్టు. నార్మలయిపోయి కావాలంటే దాని తర్వాత ఒక 10, 15 నిమిషాలు ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దానికిస్తా టైం. అసలేంటి, ఏం జరిగింది అన్నట్టు ఆలోచించి. ఒకటి దాన్ని సాల్వన్న జేస్తాను, లేదా పూర్తిగా వదలనే వదిలేస్తాను అంతే తప్ప అంతే.
అవును నిజమే. ఖచ్చితంగా. అవును. అది. అవును నిజంగానే. అవును. అవును. వస్తాయి. ఓకె. పూర్తిగా వదిలైనా, వదిలేస్తావు. మంచిది. అసల కానీ మధ్యలో అయితే బ్రేక్ తీసుకొని ఆలోచించడానికి కూల్ డౌన్ అవ్వడానికి అయితే టైం తీసుకుంటున్నావు కదా!
ఆ! నార్మలవ్వాలి గదా! ఎందుకంటే, ఆవేషంలో గానీ, బాధలో గానీ, తీసుకున్నవి ఏ ఏదన్నా చించినా, అది ఎన్‌లార్జయితదే తప్ప తగ్గదనమాట. సో, అందుకే ఫస్ట్ నార్మల్‌కెళ్ళి, దాని తర్వాత అదేదైతే ఇష్యూ ఉందో, దానికి కరెక్ట్‌గా ఓ 10 మినిట్సో, 15 మినిట్సో ఇస్తా, అంతకుమించి ఇవ్వననమాట. ఆ 15 మినిట్స్‌లో డిసైడయితా. దాన్ని ఏమన్నా సాల్వ్ జెయ్యాలా, నా వల్లవుతుందా, కాదా? అవుట్ ఆఫ్ కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోలయితే ఒదిలేస్తా. నా కంట్రోల్‌లో ఉంటే, ఎంత ట్రై జెయ్యాల్నో అంత్ అది ఏంటి అనేది ప్లానేసుకొని చేస్తా. హ్మ్.
అవును. ఓకే. అంతా ట్రై చేస్తావు. అయితే, ఇప్పుడు నువ్వు మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాతా, నీ రోజువారీ జీవితంలో ఈ హాబీకి ఎంత పెద్ద స్థానముంది అని చెప్తావు?
ఆహ్, చెప్పాలి అంటే లేచినప్పటనుంచి ఇంట్లో ఏం లేదన్నా పనులుంటాయి గదా! అవన్నీ నేను మ్యూజిక్ వింటూనే చేస్తానమాట లైక్ స్వీపింగ్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, మాపింగ్ కావచ్చు. సో, అవన్నీ చెవులో బడ్సనేవుంటాయి. అది పాటలు వింటూనే చేస్తూ ఉంటానమాట. అ హ్మ్. అండ్ ఇదే కాకుండా, ప్రతిరోజు ఈవినింగ్ నేను 1 హవర్ మేడ మీదకెళ్తా అనమాట, చల్లగాలి, వాతావరణం ఇవన్నీ బావుంటాయి గదా! సో, అప్పుడు గూడా నేను సాంగ్సనేది వింటా అనమాట. సో, చాలా గంటలే ఇస్తా దీనికి టైమయితే.
అవును. ఓకే. పని జేసుకుంటూ ఉంటావు. అవును. నిజమే. ఓకే. గంటలే ఏకంగా.
ఆ! గంటలే. ఇంకోసారి ఇంకా ఫన్నీ కొంచెం చెప్పాలి అంటే, ఒకోసారి లేజీనెస్ ఒస్తది కదా! ఈవెన్ ఆహ్ బాతింగ్ చేయాలన్నా లేజీనెస్ ఒస్తది. ముఖ్యంగా ఇలాంటి వింటర్ టైమ్‌లో. <giggles> సో, అలాంటప్పుడు గూడా సాంగ్ పెట్టుకొని అలా సాంగ్ పాడుతూ వింటూ బాత్ జేసి బయటికి వచ్చేస్తాననమాట. అలా పెట్టడం వల్ల యూజేంటి అంటే ఒక అర్ధగంటలో 15 మినిట్స్‌లో చేసేది, 5 నిమిషాలకయిపోద్దనమాట. తగ్గిపోతుంది టైమనేది. హ్మ్.
అవును నిజమే. అవును. ఓకె. అవును నిజమే. అయితే ప్రయాణాలు చేసేతప్పుడు కూడా ఇలాగ పాటలు వినుకుంటూ ట్రావెల్ చేయడం కూడా ఇష్టపడతావా నువ్వు?
అవునవును ఇష్టపడతాను. అందులో ఎ ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా సాంగ్సనేది వింటా అనమాట. ఇందాక నువ్వు ట్రావెలింగ్ అన్నావు గదా! ట్రావెలింగ్‌కి సంబంధించి సాంగ్స్ వింటా. 'జనతా గ్యారేజ్‌' లో లైక్ 'రాక్ అండ్ రోల్ అంది మొనటి మొదటి రోజు' అని ఒక సాంగుంటది ఆ! సో, అలాంటివి వింటా. అండ్ కొంచెం ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకో లైక్ మేమే గెట్ టు గెదర్ ప్లాన్ జేశామనుకో స్కూలులో. అలాంటప్పుడు కొంచెం బాగా జోషున్నని గాని లేపోతే ఐటెమ్ సాంగ్స్ కొన్ని ఉంటాయి లైక్ ఐటెమ్ అంటే ఐటం గాదు గానీ కొన్ని బానే ఉంటాయి. ఎట్లా అంటే హ్మ్ 'జనతా గ్యారేజ్' లోనే 'పక్కా లోకల్' సాంగ్ బానే ఉంటది. ఆహ్, నెక్స్ట్ అదేది 'గబ్బర్ సింగ్‌' లో 'కెవ్వు కేక' బానే ఉంటది.
అవును నిజమే. అవునుంటుంది. ఓకె. అవును. నిజమే. అవునండి.
'ఆర్య 2' లో రింగా రింగా రింగా రింగా రింగా రింగా రింగ రింగ రే <giggles> అది కూడా బానే ఉంటది. బానే ఉంటది. ఇంకోటేదో సాంగ్ గుర్తొస్తుంది గానీ కరెక్ట్ ఆ! 'జిగేల్ రాణి' 'రంగస్థలం' లో.
ఆ పాట కూడా బానే ఉంటదా? ఓకె. ఓహ్! 'జిగేల్ రాణి' కూడా వింటావా?
ఆ! 'జిగేల్ రాణి' నిజంగా అది కొంచెం ఫన్నీ అనిపిస్తది. ఆమె చూడు నీకేం కావాలి జెప్పు అన్నిస్తా అంటది. తీరా అడిగినాకేమో, ఆహ్, వేరే వాళ్ళకిచ్చినా అది లేదు అని అంటదనమాట. విను ఎప్పుడైనా లిరిక్సు భలే ఫన్నీ అనిపిస్తది. యాహ్!
ఓకె. అవును నిజమే. అయితే మరి ఆహ్, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు వినడానికి ఇష్టపడతావా లేతే నీ ప్లే లిస్ట్ ఎవరితోన్న షేర్ చేసుకొని, వాళ్ళతో కలిసి వినటానికిష్టబడతావా?
ఒంటరిగా ఉండి వినడానికే ఎక్కువ ఇష్టపడతానమాట. ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటి అంటే, నేను సౌండెక్కువా పెట్టుకొని వింటా అనమాట. ఎవ్వరు లేకుంటే ఇంకా మంచిది నాకీ. బాగా ఎంజాయ్ జేస్తానమాట. అదేదో సినిమాలో ఉంది జూడు, ఎవ్వరు లేనప్పుడు ఆహ్, న్ నువ్వేం జేస్తావో అదే నీ క్యారెక్టరన్నట్టు ఒక సినిమాలో ఉంది. 'ఇద్దరు అమ్మాయిలతో' అనుకుంటా. <giggles>
ఓకే. ఓహ్! అవును. నిజమే. ఆ! అవునవును.
సో, ఒంటరిగా ఉన్నప్పుడు నాకు పెద్దగా సౌండ్ పెట్టుకొని, ఇష్టమైన సాంగ్సన్నీ వినడం ఇష్టమనమాట.
ఓకే. ఆహా!
యాహ్!
అయితే, మళ్ళీ నీ హాబీని నేనెప్పుడైనా మర్చిపోతానేమో, మళ్ళీ ఒదిలేస్తానేమో అన్న భయమెప్పుడైనా ఒచ్చిందా మళ్ళీ నీకు?
ఏ లేదు, లేదు, రాలేదు. ఎందుకంటే, <smacks lips> ఇప్పుడూ చిన్నతనమంతా అయిపోయింది. దాని తర్వాతంతా చదువులోనా బిజీ అయిపోయినాం, మనకప్పుడు తెలీదనమాట. సౌకర్యాలు గూడా ఏమీ లేవు లైక్ ఫోను లేదు, ఏవీ లేవు వినడానికి. సో, అదంతా అదొక ఫేజా అ అలా అయిపోయిందనమాట. ఇప్పుడేం లేదన్నా కొంచెం పెద్దవాళ్ళవయినాం, కొంచెం తెలివి బానే ఉంది. సో, మర్చిపోయే ఛాన్సయితే అస్సలు లేదనమాట. మేబీ <sniffs> ముసలోళ్ళమయితే కొంచెం అన్నీ అన్నీ మర్చిపోతాం అంటారు గదా! ఆ స్టేజొచ్చే త్ ఆహ్, ఒచ్చేంతవరకు ఇంగ గుర్తే ఉంటదిదైతే.
అవును. నిజమే. అవును. ఖచ్చితంగా గుర్తుంటయి. ఏదో ఒక విధంగా అయినా గుర్తుంటాయి మనకి.
యాహ్! యాహ్! అవును. ఇప్పుడు టెక్నాలజీ గూడా బా పెరిగింది గదా! లైక్ ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు ఇలా. సో, దాంట్లో ఏం లేదన్నా అది వాడుతూ ఉన్నప్పుడు, దాంట్లో ఎక్కువ సాంగ్సుంటాయి లైక్ ట్రెండింగ్ సాంగ్సే పెడతారెక్కువ. కొన్ని మ్యూజిక్ కావచ్చు. సో, అవి వినన్నా మనకు గుర్తొస్తది, అర్రే! నాకు మ్యూజిక్ హ్యాబిట్టుంది గదా పోయ్యిందామని, లేపోతే కొన్ని కొన్ని నచ్చినవే ఉంటాయి ఇంతవరకు వినిండం.
అవును. ఓకే. అవును. కొన్ని రీక్యాప్సు ఇప్పుడు మనకి స్పాటిఫై, ఇలాంటి యూట్యూబ్ కానీ, రీక్యాప్స్ కూడా ఇస్తున్నాయి. ఇయర్ మొత్తం నువ్వు ఏ జోనర్సిన్నావు, ఏ పాటలిన్నావనుకుంటా.
అవును. ఆహా! కరెక్ట్. ఆ! సో, హ్మ్. ఏ ఇన్‌కేస్ మర్చిపోయే ఛాన్సుంటే మాత్రం ఈ టెక్నాలజీ మర్చిపోనియ్యకుండా చేస్తదనేదే నా గట్టి నమ్మకమనమాట. ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్.
చేస్తుంది ఖచ్చితంగా. అయితే, నువ్వు పాటలు వినటంతో పాటు, పాటలు పాడటం గూడా చేస్తావా?
ఆ! చేస్తా బాత్రూమ్ సింగరనమాట.
ఓకే. ఎప్పుడైనా ట్రై చేశావా? అంటే పర్ఫెక్ట్‌గా పాడటానికి, పర్ఫెక్ట్ అవ్వడానికి అన్న ఎ ఎట్లాగైనా పాట పాడడానికి ట్రై చేశావా?
అంటే, ఎట్లా బాత్‌రూమ్‌ లోనా, లేకపోతే బయట జనాల ముందా?
బాత్‌రూమ్‌ లోనో, బయటో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడో, మిర్రర్ ముందో.
పాడతా పర్ఫెక్ట్‌గా పాడతా.
ఓకే. అంటే పర్ఫెక్ట్ పాడతావు నువ్వు. మరి ఎప్ ఎక్కడైనా ట్రై చేయొచ్చు కదా, ఎవరి దగ్గరైనా పాడడానికి, ప్రెజెంట్ చేయడానికి.
ఆ! ఆ! ఇప్పుడంతా ఎలా అయిపోయిందంటే, చిన్నప్పటి నుంచే నన్ని <smacks lips> దాని మీద ఇస్ట్ ఇంట్రెస్టుండేది గదా! సో, అప్పుడే మా పేరెంట్స్ కొంచెం గుర్తించి, కొంచెం ట్రైన్ అప్ అయితే ఈ ప ఈమెకు మంచి ఫ్యూచరుంటది సింగింగ్‌లో. అప్పట్లో తెలియలేదనమాట. సింగింగనేది ఒక కెరీరుంటది దాంట్లో కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అన్నట్టు ఎవరికీ తెలీలే. సో, మాకు తెలియలే. దాని తర్వాత వేరే స్టడీస్ చదివాము, ఇంకా కెరీర్‌లో ఆల్రెడీ సెట్టైపోయాము. ఇప్పుడు కెరీర్‌లో నుంచి ఏదన్నా ఇప్పుడు సింగింగ్ వైపుగా వెళ్ళాలి అన్నా, నాకు అంత టైము లేదు, నాకే వేరే వర్క్సనేవి ఉన్నాయనమాట. సో, థట్ నాకు అలా అనిపించలేదు. అందుకే బాత్‌రూమ్‌ సింగర్‌గానే అంకితం అయిపోయాననమాట.
అవును. నిజమే. అవును. నిజమే. బాత్‌రూమ్‌ సింగర్ గానే అంకితం అయిపోతు. అంటే ఇప్పుడు ఆలస్యం అయిపోయింది, అన్నట్టు ఇంక అనుకుంటున్నావా? లేటైపోయింది ఇంకా కెర్రి
ఆ! గిల్టీ ఫీలింగేం లేదు. ఆ గి లేదు, లేదు. ఆ గిల్టీ ఫీలింగేం లేదు. ఆహ్, హ్మ్. మన్ నాకు జస్టు వినడం ఇష్టం. పాడడం ఇష్టం. ఆ పాడడం ఇప్పటికి నేను పాడతా. ఎలా అంటే, బాత్‌రూమ్‌లో పాడతాను, పేరెంట్స్ ముందు పాడతాను, లైకు కజిన్సొస్తారు, రి రిలేటివ్స్ అయినా, అలా లేకపోతే ఫ్రెండ్సొచ్చినప్పుడు, ఆహ్, నేను బాగా పాడతాను ఎవరైనా తెలిసిన వాళ్ళు, అదే పనిగా ఈ పాట పాడు, ఆ పాట పాడు అని సో, అలా, అలా పాడుతు
ఓకే. అవును. నిజమే. ఈ పాట పాడు, ఆ పాట పాడని పాడించుకుంటారన్నమాట.
పాడించుకుంటారు. <giggles> ఆ!
ఓకే. అయితే, నీ హాబీ‌కి సంబంధించిన పాత జ్ఞాపకాలు, పాత రోజులు, అంటే నువ్వు బాగా పాడిన పాటలు గుర్తుతెచ్చుకుంటే, నీకెలా ప్రభావితం జరుగుతుంది?
అంటే, కొంచెం బాగా మోటివేషననే చెప్పొచ్చు. ఎందుకంటే, చిన్నప్పట్లో అర్థం కావు కదా! సో, పెద్దగ అయ్యాక అదే సాంగ్స్ విన్నప్పుడు, అరె! ఇంత మీనింగుందా అన్నట్టు అనిపిస్తది కొంచెం బాగా మంచి మోటివేషననే అనిపిస్తది. ఎగ్జాంపుల్ అంక్ 'అంజి' మూవీలో, ఆహ్, వాస్ ఒకటి ఫస్ట్ సాంగ్‌లో లిరిక్స్ బాగున్నాయనమాట. అది విన్నప్పుడు అ అదే ఫీలింగొచ్చింది నాకైతే.
అవును. అవును. నీ హాబీ గురించి చాలా చక్కగా పంచుకున్నావు, మళ్ళీ కలిసి మాట్లాడదాము. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.